ఓకె. హుహు.
అంటే, అసలు ఇప్పుడు ఇంకా ఇప్పుడేమంటారంటే పన్నీర్ కూడా అసలు మంచిది కాదంటున్నారు. అందుకే ఈ టోఫు అనేది వాడితే ఆ! ఈ అంటే అవును. అవునండవును. అందుకే మేమేం చేస్తాము అంటే టోఫు వాడడం, ఇలాంటివి వాడతామండి. ఇంకా మన ఏమంటారు, మన బీన్స్ లేకపోతే మన స్ప్రౌట్స్. ఇలాంటివి గూడా బ నేను వాడతాను లేకపోతే ఇవి మన రాగి, జొన్నలు, అవంటే పాత కాలం నుంచి మనకు తెలిసినవి తెలిసినవి. వాటికింకా బెస్ట్ అంటే ఇంకేదే లేదు మార్కెట్‌లో. హెల్తీ అంటే అవసలవే. హ్మ్.
హ్మ్. అంటే ఒక దాంట్లో అవును. కల్తీ చేయ హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. ఆ! అయితే మనకి ఆహ్, హ్మ్. ఆ కాలంలో గూడా ఆహ్, ఆ ఫుడ్డు తిని గట్టిగా ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు గదా! ఇప్పటికి. ఆహ్, అ అలాంటి మీరు ఆహ్, ఆ పాత రకం ఫుడ్స్ గాని అలాగా ప్రిపేర్ జేసి పెడుతుంటారా పిల్లలకి గాని, ఇంట్లో వాళ్ళకి గాని?
అవునండి. అవును. అవునండి. ఆ! అంటే నేన్ నేనంటే మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి కొన్ని కొన్నయితే నేర్చుకున్నానండి వాటివి. అప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవారేంటంటే రాగి తోటి ఇలా అట్టులాగా వేసేవారంట, లేకపోతే జొన్నల తోటి ఇలా ఏ ఏదేదో చేసేవారంట వారు. అదంతా నాకు చెప్పి, పిల్లలకి ఇది పెట్టాలి, అది పెట్టాలి అని చెప్పే చెప్తే, నేనవన్నీ చేసి పెడుతుంటానండి. లేదా ఎప్పుడైనా అమ్మమ్మ గారే అ అందరికీ వండి అవే పెడతారు. అలాంటివి కూడా తింటాము, మా మమ్మీ గూడా అందరికైతే హెల్తీ ఫుడే వాడాలి, హెల్తీయే తినాలి. అని చెప్పి ఈ వేరే వేరే మన బీన్స్ తోటి కర్రీ చేయడం. వాటిలో సలాడ్ చేయడం, మన శనాతోటి సలాడ్ చేసివ్వడం
హ్మ్. హ్మ్. ఓకె. ఆహా! ఓకె. హుహు. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అయితే ఇప్పుడు మనకి చాలామంది ఇపుడు అవును. ఆ! చాలామందిపుడు పట్టణాల్లో అక్కడ ఉంటున్న వాళ్ళు గూడా, ఎక్కువగా ఈ స్విగ్గీ, జొమాటో లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు గదా! ఆ! మీరలాగా
పిల్లలవన్నీ చాలా, చాలా హ్యాపీగా తింటారవని. ఆ! అవునండి. అసలు, అసలిప్పుడు స్విగ్గీ జో అహా! ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వచ్చినప్పటి నుంచయితే, అసలు అందరూ అదే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అసలు ఇదే లేదు. వాళ్ళందరూ అవే ఆర్డర్ పెడుతున్నారు. అవి అంటే ఎప్పుడైనా ఒక్కసారి తింటే మంచిది.
హ్మ్. హ్మ్. అవును. మీరలాగా ఏమన్నా చేసేవారా? ఆ! హ్మ్. హ్మ్.

అన్ అంటే అవెప్పుడైనా ఒకసారి తింటే మంచివండి. ఇట్లా రోజు రోజు కూడా తింటారు కొన్ని వాళ్ళు అ అవైతే మంచిది కాదు. అట్లా అని ఇప్పుడ్ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదునయితే కాదు. మేము కూడా ఎప్పుడైనా ఒక్కసారి అయితే పెట్టుకుంటాం. అంటే ఇంట్లో మనం చేయలేం కదండీ! ఒక్కొక్కసారి రేరుగా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆహ్, జు ఆహ్, హైదరాబాద్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి ఇంట్లో కుదురుతుంది, కుదరకపోవచ్చు. అప్పుడొకసారి బయట నుంచి తింటే బావుంటదనిపిస్తుంది ఒక్కసారి. ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు మనం మెక్‌డొనాల్డ్స్ అట్లా ఏవైనా ఉంటాయి కదండి! బయటవి అవి మనం చేయలేం అనేవి అప్పుడు మనం ఆర్డర్ పెట్టుకుంటే, ఎప్పుడైనా ఒకసారి అంటే <smacks lips> ఓకే, అనుకోవచ్చు అండి. ఇది రె రెగ్యులర్‌గా పెట్టేసుకోవడం అవే తినడం అనేది మంచిది కాదు. అందుకే మేమయితే వాడం.
అవును. అవును. హ్మ్. ఓకే. ఎప్పుడో రేర్‌గా ఎప్పుడైనా. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హుహు. ఆరోగ్యానికి మంచిది కాదంటారు. అవును. అయితే ఇప్పుడు చాలా మంది ఆహ్, చాలా మందిప్పుడు మనకి ఆహ్, ఎక్కడన్నా టూర్స్‌కి గాని ఎక్కడ ఫ్యా ఏడన్నన ఫ్యామిలీ తోటి కలిసెళ్ళినప్పుడు ఆహ్, అప్పుడెలా మేనేజ్ జేస్తారండి వంటకాలు గూడా గానీ బయటనే తింటారా లేకపోతే వెంట ఏమైనా సాగర సామాగ్రి పెట్టుకొనెళ్తారా?
మంచిది కాదు అని. అవునండి. హ్మ్. లేదు, లేదు. అంటే ఇప్పుడు ఆ! అంటే అలా కాదండి! ఇప్పుడు మేము ఏదైనా పెద్ద పెద్ద ట్రిప్స్‌కి వెళ్తున్నాము. ఎక్కువ సేపు వెళ్ళాలంటే మొత్తం ఇంట్లోనే అండి వండడం. అంటే వ యన్ పెద్దగా ఏమి అంతేమి వండమండి. ఒక పులిహోరా, కొంచెం బాయిల్డ్ ఎగ్స్ ఆహ్, చె చిన్న పిల్లలకి ఇష్టమ అనవి కొంచెము ఫ్రైసేదన్నా ఆ ఫ్రై చేసుకొని అన్నం, పప్పు ఒక ఆవకాయ పచ్చడి లేదా ఏదైనా పచ్చడి. కొన్ని ఒక మా కొంచెం జ్యూసు ఇంకా టీ. ఇలాంటివయితే కంపల్సరీ ఉంటాయండి. మా ట్రావెల్ ఎళ్లడం ఎళ్తాం అంటే, కంపల్సరీ ఇవి తీసుకొని ఎళ్తాం. ఎప్పుడైనా లేదు మేము అసలు వేరే స్టేట్‌కి లేదా వేరే ఎక్కడికైనా ఎళ్తున్నాము అంటే ఇక్కడి నుంచి అయితే వండుకొనెళ్తాం అండి. అక్కడ ఎళ్ళినప్పుడు ఏదైనా ఒకటి, రెండయితే ఆర్డర్ చేసుకుంటాం బయట నుంచి. అప్పుడైతే తింటాం అండి. అట్లానే అంత బయటికెళ్తున్నాం కదా మొత్తం బయట నుంచే తినేద్దాము ఇక్కడ ఆర్డర్ పెట్టేసుకుందాం. అది కొనేద్దాం అలా అయితే ఉండదండి.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! హుహు. ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఆహా! ఆహా! తినేద్దాం అంటే అవును. హ్మ్. అదే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుందని.
ఆ ఎఫెక్ట్ పడుతదని ఒక భయంతో అంటే ఇవాళ రేపు కో ఏమంటారు అంత మంచిగా అంటే లేవండి ఫుడ్స్ ఇప్పుడు హ్మ్, ఆ! అంటే ఆ! కల్ కల్తీ పెరిగిపోతుంది.
హ్మ్, హ్మ్. అవును బయట గూడా. చాలా కల్తీ పెరిగిపోయింది కదా! మీరు ఈ

ఇ ఇష్టమైన ఫుడ్లుంటాయి అనంటే, ఇప్పుడు చిన్న పిల్లలు తినేవి వాళ్ళు కూడా తినలేరు. సో, అందుకే మేమ మేమంటే మా ఇన్ ఆ! మా ఇంట్లో మేమైతే అ అందరికి ఒకటేలాగా అయితే వండం అండి. ఎవరెవరికీ ఏమేమిష్టమో, వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఎలా తిన్ ఎలా తింటారో, చిన్న పిల్లలు ఎలా తింటారో, అలాగే వొండుతాము అండి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఏమి ఇష్టం ఉంటుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఎ బర్గర్, పిజ్జా అలాంటి కేక్స్ అలాంటివెక్కువ ఇష్టపడతారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు అన్నం పప్పు తిను, లేకపోతే ఇట్లా మేము ఇది ఏమంటారు, ఉప్మా చేసాం తిను అంటే, వాళ్ళు తినరు. వాళ్ళకి నచ్చవలాంటివి. లేదా, ఇప్పుడు వయసు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికెళ్లి, మీరు లేదు, మీరు చికెనే తినండి అంటే, వాళ్ళు కూడా తినలేరు. ఎందుకంటే వాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళు, మనం గౌరవించాలి వాటిని కూడా. అంత్ ఇప్పుడు మన వయసు వాళ్ళు, లేదా మా మా మమ్మీ డాడీ వాళ్ళు, వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటుంది అంటే, కాయ్‌ కొ కొంచెం అంటే వాళ్ళు అన్ని తింటారు. అలా ఏమి ఉండదు. వయసులో ఉన్న వాళ్ళు అంటే అన్ని తింటారు. సో, వ్ అప్పుడు ఈ చిన్న పిల్లలకి అంటే ఇలా బర్గర్ చేయడమో, లేదా చికెన్ నగ్గెట్స్ చేయడమో, లేదా వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడమో, ఇలా వాళ్ళకి ఇష్టమైన ఉండాలి, ఇట్లా కలర్ ఫుల్‌గుండాలి. ఆ!
అవును. అవును. హ్మ్. అయితే మీ ఇంట్లో హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అ హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్, హ్మ్, హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకి ప ఎ పెట్టడం మంచిది కాదంటారు కదా! కొంచెం దానిలో కొంచెం
అవునండి. అ అవునవును. అది మాత్రం అవునండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే, మొత్తం ఇట్లా ఆయిల్ లోనే అసలు పొప్ మన ఆహ్, పొటాటోనే అసలు మొత్తం మంచిది కాదంటే, ఇంకా దాన్ని ఆ! ఆయిల్ ఆయిల్‌లో ఆయిల్‌లో ఇంకా ఫ్రై చేయడం అంటే, ఇంకా అసలు మంచిది కాదండి. అందుకే నేనైతే ఎయిర్ ఫ్రైయర్ లోనే ఫ్రై చేస్తానండి మొత్తం. ఈ చికెన్ నగ్గెట్స్ అయినా, లేకపోతే అసలు ఏదైనా ఇలాంటి స్నాక్స్ అయితే, మొత్తం ఎయిర్ ఫ్రైయరే. ఇట్లా వీటిని ఆయిల్‌లో అయితే ఎయ్యమండి మేము. ఎందుకంటే, వాళ్ళ హెల్త్‌కే మంచివి కాదు. వాళ్ళకి ఇట్లా ఆహ్, ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం అవి, ఇవి అయితాయనే మేము ఆహ్, మొత్తం ఎయిర్ ఫ్రైయర్ లోనే. అసలు వాళ్ళకి డిఫరెన్స్ కూడా అంత తెల్ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా! అంటే ఇవి మొత్తం ఎయిర్ ఫ్రైయే మానా ఏమంటారు ఆయిల్ లోనే చేసారు, ఆ! బావుంది, బావుంది అని తినేస్తారు వాళ్ళు. మేమైతే ఎయిర్ ఫ్రైయర్ లోనే మొత్తం వ వంట అనేది చేస్తాను వాళ్ళకి. ఈ ఫ్రై ఫుడ్సనేవి. ఇప్పుడు లేదా, ఏదైనా వేరే ఏదైనా వాళ్ళు తినాలనుకుంటే మాత్రం, అప్పుడు అవెన్ వాడతాను అండి నేను. కానీ ఆయిల్ మీద అయితే ఎక్కువైతే ఏదైతే చేయను.
హ్మ్, హ్మ్. అది ఆ ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తే బావుంటది అని చెప్తారు గదా! హ్మ్. ఓకే. ఆహా! హ్మ్, హ్మ్. ఓకే. మంచివి కాదు. హుహు. ఓకే. అవును, అవును. హ్మ్, హ్మ్. అవును. హ్మ్, హ్మ్. ఓకే. ఎ ఓకే. ఆహా! అయితే మీరు వృద్దు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులకి గాని, ఎలాంటి పోషకాహారాన్ని ఎంచుకుంటారు? అంటే, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఫుడ్స్ అలాగుంటాయి కదా! మీ ఎక్కువగా పోషకాల్లో ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను చేస్తుంటారా?
ఆ! ఆ అవునండి. అ అ అవునా! అంటే, మా ఇంట్లో అయితే మొత్తం ఇలా ప్రోటీనెక్కువున్నవి. ఆహ్, హెల్త్‌కి మంచివే. మేమైతే వ మొత్తం తినేది. అంటే ప్రోటీనెక్కువున్నవి అంటే, మనకి పన్నీర్ మంచిది. మనకి ఇప్పుడు అయితే, టోఫు అని కూడా ఒస్తుంది మార్కెట్‌లో. అది కూడా పన్నీర్ లాగానే ఉంటుంది కానీ, మన సోయా
హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. ఆ! టోఫు టోఫు అంటే పన్నీరా?
ఆ! అంటే పన్నీర్ లాగానేవుంటుంది. కానీ, మన సోయా పాలు ఉంటాయి కదండీ! వాటితో తయారు చేసినది ఇది.